మా అత్తయ్యకి ఏం కాలేదు అంటే, ట్రావెలింగ్ చేసొచ్చారు ఒక 3 డేస్ 'తిరుపతి' వెళ్ళి, బాగా అలిసిపోయి వచ్చారు. వచ్చినప్పుడు ఇంట్లో పడుకున్నారు. ఇకేంటి లెగవలేకపోతున్నారు బాగా నిరసంగుందని అప్పటికి మజ్జిగ రసము, అవి ఇవి ఏదో ఒకటి ఇస్తనే ఉన్నాను. ఇంటి పనులు నేనే మేనేజ్ చేస్తున్నా అలాగోలా. ఇక లేచారు మజ్జిగ తాగిన తరువాత ఒక హాఫ్ ఎన్ హౌర్, 1 హౌర్‌కి లేచిన తరువాత, ఇక లెగిచి వచ్చేస్తున్నారు వంటగదిలోకి టీ పెట్టుకొని తాగడానికి. లేదిప్పుడేగా మజ్జిగ తాగారు అట్లా వెంటనే తాగకూడదు నేను పెట్టిస్తాలే అంటే, "ఆహా! లేదు నేను టీ తాగాలి అర్జెంట్‌గా టీ తాగి, నా బట్టలు వాషింగ్ మెషిన్‌లో" అంటే ఊరు నుంచోచ్చారు కదా! బ్యాగుండిద్ది కదా! "నేను వాషింగ్ మెషిన్‌లో వేసుకోవాలి" అంటున్నారు, "లేదులే నేను ఎస్తాలే" అన్నా గాని అసలు ఎక్కడ ఊపుకుంటున్నారు, "లేదు రోజు నేను ఏసుకున్న నా పని నేను చేసుకోకపోతే నాకిప్పుడు మనశాంతిగా ఉండదు" అన్నారు. సరే ఇక డాక్టర్ గారిని పిలిచారు అన్నమాట, ఆమలాగే చెప్పిన మాట వినకుండా వెళ్లి, బట్టలేసుకున్నారు ఇంక నీరసం అయిపోయారు. అసలకి నీరసంగా ఉన్నప్పుడు కాస్త రెస్ట్ తీసుకోవాలి కదా! ఏం కాకుండా అన్ని బట్టలన్నీ చక్కగా ఆహ్, మెషిన్‌లో ఎసుకొని అవి పిండి ఆరేసుకునేటప్పుడికి ఓపికంత అయిపోయింది. ఇంకొచ్చి అడ్డం పడ్డారు, డాక్టర్ గారు ఒచ్చి చెప్పారనమాట, "ఇవాళ మీరసలు లెగవమాకండి, ఏం పని చేయమాకండి. అలా తిని కూర్చోండి చాలు. లెగిసి వంట గదిలోకి కూడా ఎళ్లొద్దు" అని చెప్పి చెప్పారన్నమాట. ఇంక మా అత్తయ్య "లేదు లేదు, రేపు అసలుకే పండగ." అంటే శనివారం వచ్చారనుకో ఊరు నుంచి మళ్ళీ తెల్లారి పొంగల్ పెట్టాలి కదా! నైటోస్తే ఏంటంటే నేను తెల్లారి పొంగల్ పెట్టుకొని, ఆ దేవుడు ప్రసాదం పెడతాం. "అహా! లేదు రెప రేపసలకే ప్రసాదం పెట్టాలి, పొంగలిగా నేను లెగవాలి ఇప్పుడే అన్ని పనులు చేసేసుకోవాలి. అయన్నీ తోముకోవాలి ఇత్తడి సామాన్లు" అని చెప్పి మొత్తం తీసింది అన్నమాట. ఎ అంటే ఇత్తడి తెప్పాలం ఉండేది గదా! పొంగల్ చేయడానికి, ఆ ఇత్తడి తెప్పాల తీసి ఆ దీపారాధన, వెండి కుందులు ఇవన్నీ తీసి తోము "నేను తోముతాను కదా! అత్తయ్య" అంటే అస్సలు ఒప్పుకోదు. "లేదులే నేనేగా గుడికెళ్లొచ్చాను, నేను చేస్తేనే పుణ్యం దక్కిద్ది <chuckles> నువ్వు చేయకూడదు" అని చెప్పెది మా అత్తయ్య అసలు క్యూట్‌గ. అంటే ఆమె ఎలా అంటే, ఆమ చేస్తే పూజ ఆమె చేయాలి కంప్లీట్‌గా. నేను మొదలు పెట్టాననుకోండి, మొత్తం నేనే సా సా సామాను తోముకోవాలి, నేనే అన్ని చేయాలి. మధ్యలో అగ్గిపెట్టి మర్చిపోయామనుకో నేనిస్తాలే అన్న గానీ ఒప్పుకోదు. లెగిసి ఎక్కడ అగ్గిపెట్టి ఉందన్నా గానీ ఆమె ఎళ్లి తెచ్చుకునిద్ది అన్నమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. అవును. హ్మ్. <giggles> ఆ! అదే. ఆ! హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. ఇంకొంచెం. ఆ! హ్మ్. హ్మ్. ఆ! ఆ! అవును. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. <giggles> అవును అవును. ఆ! <chuckles> ఆ! <chuckles> అదే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదే. హ్మ్. హ్మ్. ఓహ్! <laughs> నిజంగా అవును.
అలాంటి టైమింగ్ అస్సలా అన్ని తొముకుంట కూర్చునిది, డాక్టర్ చెప్పారన్న గానీ వినకుండా. ఏం చేస్తాం అండి బాబు!
హ్మ్. <chuckles> అవును, పెద్దవాళ్ళకి నిజంగా కొన్ని సార్లు మనం చెప్పలేం. అయితే ఇప్పుడు హ్మ్, అవును ఊరికే ఉండలేరు అలవాటు అయిపోయి. అవును, అయితే ఇప్పుడేంటంటే ఆహ్, ఇద్దరు వర్కింగ్ ఉంటారు కదా! అంటే భార్య, భర్త ఇద్దరూ వర్కింగ్ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కళ్ళకి షిఫ్టు టైమింగ్స్ ఇలాంటివన్నీ కొంచెం అటు ఇటుగా ఉంటూ ఉంటాయి. అడ్జస్ట్ అయిపోతూ ఉండాల్సొస్తుంది. ఇలాంటి సమయంలో ఆహ్, ఆ పూర్తిగా ఆడవాళ్ళే పని చేయడం అనేది కొంచెం సాధ్యపడని విషయం. పూర్తిగా కొంచెం ఒత్తిడి అలా ఉంటుంది గాబట్టి, ఆహ్, అసలు అలాంటి ఒక జంట ఏ పనులని ఎట్లా షేర్ చేసుకుంటే బావుంటుందంటారు?
ఆ! <chuckles> ఆమెకి అలవాటైపోయి. హ్మ్. అవును. అస్సలా. నిజమే.